హ్మ్, నిజంగా అసలు ఈ పద్ధతులన్నీ చాలా మారాలి ఇంకేంటంటే, ఈ బట్టి పట్టేస్తున్నారు అసలు ఎంతవరకు అర్థమవుతుందో చూడట్లేదు. అసల టీచరనేవాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళ చేతి అప్పజెప్పించుకొని దాంట్లో అసలు ఎంతవరకు అర్థం అయ్యింది మీకు? లేదంటే ఇంకా డౌట్స్ ఉన్నాయి డౌట్స్ కోసం ప్రత్యేకంగా క్లాస్‌లో కాకుండా వారంలో ఈ శనివారం అనే రోజు డౌట్స్ కనీ వదిలేసి, కొంచెం ఇలా పెడితే బావుంటుంది అనిపిస్తది అనమాట. క్లాసులన్నీ చెప్పకుండా
హ్మ్. నిజమే. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. అవును. నిజమే అండి. అంటే బట్టి పట్టే విధానం అనేది తరతరాలుగా వస్తూనే ఉంది. వాళ్ళకి ఏంటంటే, కాన్సెప్ట్ ఫస్ట్ అర్థం కాదు. బేసిక్ అనేది వాళ్ళు మిస్ అయిపోతుంటారు. ఎందుకో గాని బేసిక్‍లోనే వాళ్ళు స్ట్రగల్ అవ్వడం. ఆ విషయము టీచర్స్ గాని, పేరెంట్స్ గాని అర్థం కాదు. సో అలానే వాళ్ళ బట్టి పట్టి అనేది పెరుగుతుంది. కానీ మరి కాన్సెప్ట్ ఏంటి? మరి బేసిక్స్ ఏంటి?
హ్మ్. ‍‍ హ్మ్. అవును. అవును. హ్మ్. నిజంగా. అవును. హ్మ్. దీనికి ఏంటంటే ఒక శనివారమనేది కంప్లీట్‌గా దీనికి వదిలేస్తే బావుంటది అనుకుంటున్నానండి. ప్రతి 6 సబ్జెక్టులు ఉంటాయి. కాబట్టి 6 సబ్జెక్టులు కూడా ఓన్లీ డౌట్లు చెప్పాలి నేర్చుకునే విధంగానే ఉండాలి ఆ సాటర్డే అనేది.
వీటిని హ్మ్. అవును. అవును. హ్మ్. ఓకే. అంటే సాటర్డే అంటే గనుక ఫన్ డే లాగా ఉండాలి. అంటే చిన్న చిన్నవి నేర్పిస్తూ ఉండాలి. వాళ్ళని ఎంటర్టైన్ కూడా చేస్తూ ఉండాలి. వాట వాళ్ళ
ఆ! ఇలా ఉండాలి వాళ్ళు నే అంట్ ఆ! ఫైనల్‍లో ఎంటర్టైన్ చేయాలింక లాస్ట్‌లో.
ఆ! వాళ్ళ ఆటల్లో కూడా ఎంకరేజ్ చేస్తే గనక మరి ఆసక్తి పెరుగుతుందని చెప్తున్నారు. ఓకే.
హ్మ్. నిజంగా. వీళ్ళు ప్రోగ్రెస్ కూడా ఎలా ఉందో వాళ్ళ పేరెంట్స్‌ని పిలిచి నెలకు ఒకసారైనా చెప్పి చెప్పాలి. వీళ్ళు ఇంకా ఇలా చదువుతున్నారు, ఇంకా లేకపోతే ఇలా చదవాలి అని అప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళ ప్రయత్నం కూడా వాళ్ళు చేస్తారు గదా!
హ్మ్. ఓకే. నిజమండి నిజమే. బావుందండి. మరి పిల్లల్లో ఆసక్తి మరి పెంచాలంటే స్కూల్లో ఏం జేయాలి? వాళ్ళకెలాంటి ఆటలు ఆడిపించాలి లేకపోతే ఎలాగా టీచింగ్ మెథడ్ మార్చుకొని చెప్పాలి. మరి మరి వాళ్ళ ముందుకు రానిచ్చాలంటే ఇంకా కొత్త కొత్త పద్ధతులు ఎలా అవలంబించాలన్న విషయాన్ని మీకున్న నాలెడ్జ్ ద్వారా మీరు మరి మీరు చూసిన నాలెడ్జ్ ద్వారా చాలా చక్కగా వివరిచారండి. మీకు నా ధన్యవాదాలు.
హ్మ్. నాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు ఇన్ని నేను చెప్పగలిగానండి. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలండి.